అవునండి. అవునవును. అయితే, ఇప్పుడు మీరు ఇప్పుడు అక్కడ సినిమాల్లో చూసిన లుక్స్ గానీ, స్టైల్స్ కానీ ఇవన్నీని మీరు అప్పుడప్పుడు మీ నేను పాటించాను అని మీరన్నారండి. అయితే ఇప్పుడు హెయిర్ స్టైల్ మార్చుకున్నప్పుడు గానీ, వస్త్రధారణ మార్చుకున్నప్పుడు గానీ, ఆ యాస గానీ మీ జీవితంలో ఎటువంటి మార్పుని మీరు చూసారు? మీకేవనిపించింది? ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చూస్తే ఏమన్నారు?
అవునండి. అవునండి. అవునండి. అవును. ఆ! ఎందుకండి? ఇప్పుడు చూడండి చిన్నగున్నపుడు ఉన్నప్పటికి ఇప్పటికి మన శైలి చాలా మారిపోయి ఉంటుంది. మనంతా మనంగా తీసుకోండి. మనం వేసే వస్తుధారణ అప్పటికి ఇప్పటికి ఎంతో చేంజ్ అయిపోయింది. నాకైతే మారిపోయిందండి. ఇంటర్మీడియట్‌తో అంటే ముఖ్యంగా నాది గ్రామీణ ప్రాంతమండి. అయితే సిటీకొచ్చి ఇక్కడ జాబ్ చేసుకోవడము, ఇక్కడ మ్యారేజ్ చేసుకోవడం, ఇక్కడ సెటిల్‌మెంట్ అవ్వడంతో నా డ్రెస్ సెన్స్ ఆ ఇప్పుడు క ఆ కంప్లీట్ డ్రెస్ సెన్సే మారిపోయిందండి. ఏదైనా మంచి ప్రోడక్ట్, మంచి ఏదైనా మార్కెట్‌లకి మంచి ఫ్యాబ్రిక్‌తోని డ్రెస్సెస్ వచ్చినా లేకపోతే మంచి స్టైల్ డ్రెస్సెస్ వచ్చినా లేకపోతే సినిమాలు చూసే ప్రేరణ పొందడం ఇలాంటివి చేసేసి దానికి తగ్గట్టు నేను కూడా మార్చుకుంటూ ఉంటానండి.
ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. అయితే ఇప్పుడు మీరు చూసారు కదా! ఉప్పుడు సినిమాల్లో కొరియోగ్రాఫ్ ఇలాంటియన్నీ చేస్తా ఉంటారు కదండీ! డ్యాన్సులవి, అలాంటివి ఏమన్నా మీరు ప్రాక్టీస్ చేసారా?
అవునండి. అవునండి. అవును. అహా! లేదండి. డాన్సులంటే జనరల్‌గా హమ్మింగ్ చేయడం, అయి ఉంటాయి గానీ ఇంట్లో అప్పుడప్పుడు ఏదైనా సరదాగా డాన్స్ లేకపోతే చిన్నగున్నప్పుడు చేసేవానండి. స్కూల్స్‌లో అలా చేసేవాని కానీ, ఇప్పుడు అలా ఏం లేదండి. కాకపోతే కొన్ని కొన్ని సార్లు మనము కొన్ని పాటలకి ఆటోమేటిక్‌గా మన బాడీ స్టెప్స్ ఏసేస్తుంది. మనం వద్దనుకున్నా. <chuckles> ఆ! ఉంటుంది. ప్రతి ఒక్కరికి జీవితంలో రిథమ్ ఉంటుంది. ఆహ్, బాడీలో. కొన్ని పాటాలకి చూడండి ఆ ఆటోమేటిక్‌గా రిథమోచ్చేస్తుంది అది.
ఓకే అండి. అవునండి. మనకు తెలియకుండానే మన బాడీ స్టెప్సేసేస్తదండి. ఎందుకంటే అవునండి. అవును. అవునండి అవును.
అవునండి.
అవునండి. అయితే మీ జీవితంలో జరిగిన ఆహ్, కొన్ని సినిమాలు అనుభవాలు, అక్కడున్న స్టైల్స్ గానీ, మీ జీవితంలో ఎలా ప్రేరణ ఓచ్చింది ఈటన్నిటిల గురించి చాలా చక్కగా ప చెప్పారండి మీతో చెప్తుంటేనండి
అవునండి. అ అవునండి. నాకు కూడా అండి మీతో ఇవన్నీ పంచుకున్నందుకు నాకు కూడా చాలా సరదాగా అనిపించిందండి ఇవన్నీ.